చెప్పండి. ఏం పాట అండి అది? మీరెక్కువగా వినేవారా?
అది. చి ఆ! ఎక్కువగా వి విన అంటే, ఒకసారి మా నాన్నగారు క్యాసెట్ చేయించుకొనొచ్చారు. గవర్నమెంట్ ఎంప్లాయీ అని చెప్పాను గదా! ఆయన అక్కడ వినటానికని, ఒక క్యాసెట్ రికార్డ్ చేయించుకొచ్చారు. అది ఇంట్లో ఒక వారం పెట్టారలా కంటిన్యూగా. ఎందుకు పెట్టారంటే, అది పనిజేస్తుందా? లేదా? టేప్ రికార్డర్ గూడా, పనిజేస్తుందా? లేదా? కరెక్ట్‌గా. ఆహ్, రన్నింగ్‌లో ఉందా, లేదా? మళ్ళీ మనం అక్కడికెళ్ళినాక మళ్ళీ అక్కడి నుంచి ఆయన ఆహ్, దగ్గర నుంచి తీసుకురావాలని ఒక వారం పెట్టారు. అప్పుడు మా నాన్నగారు వినిపించారండి ఆ పాట ప్రత్యేకంగా టేప్ రికార్డర్‌లో పెట్టి, ఆహ్, మా అక్క చెల్లెలికి, మా అన్నయ్యకి నాకు వినిపించారన్నమాట. "అమ్మా ఈ పాట పెడతాను మీరు వినండి. ఎంత మీనింగ్‌ఫుల్‌గా ఉంటది" అంటే ఇది కామెడీ గాదు సం ఆహ్, నిజంగా చెప్పాలంటే ట్రాజెడీయే. హ్మ్. ఆ! అలా. అది ఏం పాటంటే, ఆహ్, కనులకు దోచి చేతికందని ఎండమావులున్నయి.
ఆహా! అవును. అవును. అవును. హ్మ్. హ్మ్. హ్మ్. హుహు. ఓకే. హుహు. హుహుహుహుహు. ఓకే. హుహుహుహు. హ్మ్. హ్మ్. హ్మ్. ఓకే. హుహుహు. <chuckles> అవును, అవును. హుహుహు. ఓకే. ఆహా!
హ్మ్. మనసున దోచి మరుగరాని పా అ పా అని ప అంటే ఆహ్, ఇప్పుడు కన్నులు, కన్నులు ఉన్నోళ్ళూ ఉన్నారు, దానికి మా నాన్నగారు ఆ పాటంతా లాస్ట్‌కి ఏ ఏం వస్తదంటే, కన్నులు కన్నులు కళ్ళు ఉన్నోళ్ళూ ఉన్నారు, గుడ్డి వాళ్ళూ ఉన్నారు. ఆహ్, దేవుడు కళ్ళు ఇచ్చిన ద దేవుడు కళ్ళు లేకుండా ఎందుకు చేశాడు? తర్వాత మాట్లాడే ను వాళ్ళకి నోరు ఇచ్చిన దేవుడు, ముగవాళ్ళని ఎలా చేశాడు?
<chuckles> చాలా బావుంది. చాలా బావుందండి పాట. హ్మ్. హ్మ్. హ్మ్. <giggles> ఆ! ఆ! హ్మ్, హ్మ్, హ్మ్. హ్మ్. హ్మ్. <chuckles> సూపర్. సూపర్.
ఆ! అనేది ఆహ్, ఆ పాటలో మీనింగనమాట. మా నాన్నగారు అలా వివరించారు. "అది చూడండమ్మా అందులో ఎంత అర్థం ఉందో ఆ పాటల్లో." ఆ! అది, అది అంత దేవుడు ఎందుకు చేసారని ఆళ్ళడుగుతుంటే, లాస్ట్‌కి ఇంకొక అది ఇద్దరు సింగర్స్ పాడింది. ఇద్దరు అనమాట క్యారెక్టర్లది. ఇంకొకావిడంటది, చేసింది దేవుడు కాబట్టి అది దేవునిష్టం. ఆహ్, మనం దేవుణ్ణి ప్రశ్నించడానికి మనం ఎవరిమి? అవి అలా ప్రకృతిలో అలా జరుగుతూనే ఉంటాయని చెప్తారు. చాలా మీనింగు వాస్తవం.
ఓహ్! సూపరుందసలు. హుహుహుహుహు. హుహుహుహుహు. ఓకే. సూపరండి సూపర్. హుహూహు. హ్మ్. హ్మ్. హుహుహుహు. సూపర్. సూపర్. <chuckles> అవునండి. అసలు పాత పాటలెలా అంటే, దాంట్లో ఉండే భావన గాని, ఆ రచన గాని సాహిత్యం చాలా బావుండేవి. ఇప్పుడేంటంటే ఆ! మెలోడియస్‌గా చాలా చక్కగా ఉండేదప్పుడు. వినడానికి వినసంపుగా ఉండేది. మనకు సహజత్వానికి కూడా దగ్గరగా ఉండేదన్నట్టు.
మ్యూజిక్ గూడా అప్పుడు మెలోడీ చక్కగుండేది. ఉండేది. అవును. అవును. అవునవును.
కానీ మీరండి, మాములుగా మీరు జాలీగా ఉండే పాటలు, చిరునవ్వు తెప్పించే పాటలు వింటా ఉంటా అన్నారు గదా! కానీ అప్పుడప్పుడేంటంటే, మనం బాధలో ఉన్నప్పుడు కూడా
ఆ!

ఆ! నువ్వే నువ్వే. హుహుహు. ఓకే.
ఆ! ఇదీ ప్రియమైన నీకు 'తరుణ' ను, 'స్నేహ'.
తరుణు. అవును. అవును. 'తరుణు', 'స్నేహ'. ఆ! వాళ్ళక్కా చెల్లెలు లవ్ జేస్తున్న వాళ్ మోసం చేశా ఆ! అదే. అదే. అవునవును. బావుంటుంది. ఓహ్! సూపరుంటుంది. ఆ! 'ప్రియమైన నీకు' అనో పాటుంటుంది అదేనా? హుహుహు. మరప్పట్లో మీరు ఆ! చెప్పండి.
ఆ! ఆ! ఆ! ఆ! అందులో గూడా 'చిత్ర' గారు సోలో సాంగ్. చాలా చాలా చాలా బావున్ అవునవును. అవును. ఆ! ప్రియమైన నీకు కాదండి! ప్రియమైన నీకు సోలో అది 'బాల సుబ్రహ్మణ్యం' గారావిడ. ఈ చిత్ర గారు పాడిందీ 'మనసున ఉన్నది చెప్పా' హ్మ్.
ఆహాహాహా! ఆ! అదే. అదే. అదే గదా! ప్రియమైన నీకు అనుంటది సమ్‌థింగ్. ఆ! ఆ! అదే. తర్వాతొస్తుందేమో అది జెప్పాను. ఓకే. హ్మ్. హ్మ్. మీరు మరి దేంట్లో వినేవారండెక్కువ? అంటే అప్పట్లో ఇలాంటి ఇంటర్‌నెట్టు టెక్నాలజీ లేదు. ఇలాంటివి బా లేకుండే గదా! అప్పట్లో ఓన్లీ
ఆ! తర్వాతొస్తది. ఆ! ఆ! స్టార్టింగ్‌ దింకా చెప్పలేం. కాదు. కేబుల్ కనెక్షనుండేదండి. తర్వాత తర్వాత కేబుల్ కనెక్షనుండేది. కేబులున్నప్పుడు ఆహ్, అది లోకల్ ఛానెల్లో ఆ! రేడియోల్లో. రేడియోలో రేడియోలో ఆ ఓల్డ్ సాంగ్సెక్కువా. ఈ ఈ టైమ్ ఆహ్, ఈ సినిమాలో ఇప్పుడు నేను చెప్పిన పాట కూడా ఘర్షణాది పద్దాకొచ్చేది. నేను స్కూల్ టైమ్‌లో నాకు స్కూల్ టైమ్‌లో
ఓకే. రేడియోలో గానీ, ఇలా రేడియో ఇలాంటియి ఆహాహా! హుహుహుహుహు. హుహు. <chuckles> చా చాలా శ్రోతలు కోరేవారేమో దర్శన పాట అని.
ఆ! నే నా స్కూల్ టై‌మ్‌లో అండి ఇదీ ఈ పాట బాగా అసలు బాగొచ్చేది పద్దాక ఒచ్చేది. తర్వాతిప్పుడూ ఇది 'ప్రియమైన నీకు' కానీ, లేదా 'నువ్వే కావాలి' కేబుల్ టీవీలో ఈ లే ఈ టీవీలా ఆహ్, ఆటిల్లో
హుహుహుహు. సూపర్. సూపర్. హ్మ్. హ్మ్. హ్మ్. ఓకే. సూపర్. సూపరండి అసలు. సినిమా పాటల గురించి ఎంత చక్కగా వివరించారంటే అసలు మీ పాటలు ఆహ్, మీ పాటల ఏమిటి ఎంపిక గానీ, లేదంటే మీరూ వినే పాటలు గానీ ఎంత బావున్నాయంటే అసలు చాలా చాలా చక్కగా వివరించారండి. అసలూ మీతో మాట్లాడడం చాలా ఆనందంగా ఉంది. తప్పకుండా మళ్ళీ మాట్లాడదామండి. ధన్యవాదాలండి మీకు.
మీకు ధన్యవాదాలండి.

ఆ! ఖచ్చితంగా అండి. ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉ అంటే ఇప్పుడు ఓల్డు పాటలు పిల్ ఇప్పుడు పిల్లలైతే ప ఖచ్చితంగా వినరు. కానదీ ఎవరైనా ఒక రీల్ చేసో, ఒక షార్ట్ చేసో వాళ్ళకిష్టమైనది పెట్టరనుకోండి. ఏ అది ఇర ఒకవేళ ఆళ్ళ టైమ్ బావుండి అది ట్రెండ్‌లోకెళ్ళిపోద్ది. అది మిలియన్ వ్యూస్ వచ్చేస్తుందనుకోండి. అదీ ట్రెండ్‌లోకెళ్ళిపోతుంది. అది ట్రెండ్‌లోకెళ్ళింది అంటే, అది వాళ్ళ వల్ల ఇప్పుడు నిజంగా చెప్పాలంటే జనాల్లోకెళ్ళింది. కానీ అందరూ ఏమనుకుంటారు, ఎక్కువమంది ఏమనుకుంటారంటే ఈ పాట ట్రెండింగ్. పాట ట్రెండింగ్‌లో ఉందంటారు. అక్కడి నుంచి ఇంకా, ఇంకా చాలామంది అది పెడతారు. వాళ్ళ రీల్స్‌కి కానియండి, వాళ్ళ వీడియోస్‌కి కానియ్యండి ఆ పాట పెడతారు. అలా అయితే వింటారు. ఆహ్, నేనైతే మా పిల్లలకి ఆహ్, ఆహ్, అందులో మె ఎప్పుడన్నా ఆహ్, పాట పాత పాటలొచ్చినప్పుడు, నేనందులో మీనింగ్ వినండమ్మా అని చెప్తూ ఉంటాను ఖచ్చితంగా. కొన్ని కొన్ని ఆహ్, మి భలే అర్థాలుంటాయండి. ఇప్పుడు నేనిందాక చెప్పినట్టు ఆహ్, ప్రశ్న ఉంటది. జవాబు ఉంటదందులోనే.
హుహుహు. అవును. <chuckles> అవును. హ్మ్. హ్మ్. <chuckles> అవును. అవును. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. ఖచ్చితంగా! హుహు. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. అవును. <giggles> ఓకే. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. ఓకే.
ఆ! నేనన్ అలాంటియి కొన్ని, కొన్ని, కొన్ని సెలెక్టడియ్యి మా పిల్లలకీ చెప్తాను. వాళ్ళు పెట్టేది అది కాదమ్మా. ఇలా పెట్టండని. అలా ది కొన్ని ట్రెండింగ్‌లో ఉన్నదని చెప్పాలంటే ఆహ్, చిత్ర గారు పాడిన పాట. ఆ! ఆ! గ
<giggles> <chuckles> ఆ! చెప్పండి. ఓకే. సూపర్. సూపర్. చిత్ర గారు చాలా బాగా పాడతారసలు కదా! హ్మ్. హ్మ్.
సూపర్. ఆ! నాకు ఫేవరైట్ ఒకప్పుడు. ఆ! అంటే వినేటప్పుడు ఆవిడియ్యి నాకు చాలా ఇష్టం అట. ఆవిడ గారు మామూలుగా కూడా ఆ! చెప్పండి. పాడతారు. అవును. పాడతారు. ఆ! అవునవును. కాకపోతే ఇప్పుడొచ్చే సింగర్స్ బా కాంపిటీషనెక్కువైపోయి, పెద్దవాళ్ళ చేత కొంచెం తక్కువ పాడిస్తున్నారు.
ఓకే. ఓకే. ఆహాహా! చాలా బా పాడతారు. అవును. ఇప్పటికి పాడుతున్నారు గదా! <sniffs> హ్మ్. సూపర్ అసలు. హ్మ్. హ్మ్. హ్మ్. <chuckles> అవును. అవును. అవును. యంగ్‌స్టర్స్ ఇప్పుడు యువతొచ్చేసి చాలా మట్టి పాటలు అవన్నొచ్చేస్తా ఉన్నాయసలు. అవును. కానీ మీ హ్మ్. హ్మ్. హ్మ్. సూపర్. అవునవును. హ్మ్.
యంగ్‌స్టర్స్ కదా! ఆ! 'నిన్ను కోరి వర్ణం.' అవును. చిత్ర గారి పాటలన్నీ బావుంటాయండి. 'ఘర్షణ' మూవీలో పాటుంది కదా! 'నిన్ను కోరి వర్ణం' అది.
అవును. అవును.
ఆ! 'ప్రియమైన నీకు' సినిమాలో ఉంది.
అబ్బో! అసలు వాళ్ళ పాటలకు మనం వంక పెడతామా అండి? ఎంత బావుంటున్నాయో! ఎంత సూపరుంటాయో అసలు. వింటే అసలు వినసొంపుగా అసలు వినాలి, వినాలి, వినాలి అనే ఉంటుంది తప్ప ఆపాలి అనుండదు. అ!
అవును. ఉంటది. ఇప్పుడా పాట ట్రెండింగ్. ఇప్పుడు నేను చెప్పిన పాట ట్రెండింగ్‌లో ఉంది. ఆహ్, ఇప్పు ఆహ్, ఏదైనా వీడియోలు వీడియోస్‌కి గానీయండి, ఎవరైనా ఇప్పుడు ఎక్కువ యూజ్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఓకే ఆహ్, ఓపెన్ చేస్తే మీరు అది రీల్స్‌లో గానీ, యూట్యూబ్‌లో గానీ లేతే ఇనిస్టాలో గానీ, ఆహ్, ఇప్పుడది బాగా వాడతన్నారా ఆ పాట. ఆవిడ ఆహ్, ఆ! సోలోగా పాడిన పాటలు చాలా బావుంటాయండి. 'నువ్వే కావాలిలో' పాట. ఆహ్, ఆహ్, ఏంటది, 'కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడవెందుకు' పాట ఆహ్, 'ప్రియమైన నీకు‌లో' ఒక పాట.
హ్మ్. హ్మ్. హ్మ్. ఓహోహో! సూపరండి. హుహుహుహుహు. హుహుహుహు. సూపర్. సూపర్. ఆహాహా! ఓకే. ఓకే. ఓకే. ఆ! ప్రి అది మన శ్రేయ ఉంటుంది. ప్రకాష్ రాజ్ అవ్వేనా?